ఇంతకుముందు, ఏదైనా కొనాలన్నా సరే! షాప్‌కి వెళ్ళి ఒకటికి పది సార్లు చూస్తామన్నమాట. ఇది ఎలా ఉంది? అది, ఇది అని చెప్పి. ఇప్పుడేమో ఈ మోడర్న్ టెక్నాలజీస్ వచ్చేసాక ఏది కొనాలన్నా సరే! ఆన్‌లైనే. ఆఖరికి ఫుడ్ అయినా సరే! ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నాము. బట్టలు ఆన్‌లైన్‌లోనే చేస్తున్నాము. ఇక చదువు అంటారా! కాలేజ్‌కి ఏదో పేరుకి వెళ్తాం కానీ చదువు కూడా పిల్లలు చాలామంది ఆన్‌లైన్‌లోనే హెల్ప్ తీసుకొని చదువుతున్నారు. సో, ఈ ఆన్‌లైన్‌లో ఆహ్, మనం ఏదైతే చేస్తున్నామో, హెల్ప్ తీసుకుంటున్నామో ఇది తాత్కాలికమా లేకపోతే ఎప్పటికి అలానే ఉన్ ఇన్ ఉండిపోతుందా?
అవునండి. ఎప్పటికి ఉంటుందండి. మనకి ఇప్పుడు ఆన్‌లైన్‌లో చాలా టూల్స్ వచ్చాయి. ఆహ్, లేకపోతే ఆన్‌లైన్‌లో కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు, ఒకప్పుడు యూఎస్‌లో ఉన్న వాళ్ళు, ఇండియా‌లో ఉన్న వాళ్ళతోని ఎప్పుడో గాని మాట్లాడలేరు. అంటే డబ్బులు కాస్ట్ అయ్యేటప్పుడు ఇంటర్నేషనల్ కాల్స్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్లారంటే, ఇంకా అటే ఉంటారు. ఎప్పుడో గాని మాట్లాడలేరు. ఇప్పుడు ఏంటంటే
అవును. అవును.
గంటలు గంటలు వీడియో కాల్స్ ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు. ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు. ఎంత సేపైనా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవచ్చు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న. సో, ఇలాంటివన్నీ చూస్తుంటే ఎంద అంటే ఆహ్, తాత్కాలికంగా అయితే కాదు, చాలా బలంగా ఆహ్, ఎప్పటికి మనకి తోడ్పడుతుందనే చెప్పాలి.
అవును. అవునండి కరెక్ట్‌గా చెప్పారు. కానీ కొన్నిసార్లు మొత్తం ఆన్‌లైన్ మీదే మనమంతా ఆశలు పెట్టేసుకుంటే కొన్నిసార్లు అనేది వర్క్ అవ్వవు గద! ఎలా అంటే, మనము ఇప్పుడు ఎక్కడైనా షాపింగ్‌కి వెళ్ళాము, అక్కడ ఫోన్‌పే ఆన్‌లైన్ కదా ఆన్‌లైన్ చేసేద్దాం అనుకుంటాం కానీ అక్కడ మన ఇది నెట్వర్క్ సరిగ్గా లేక సరిగ్గా పని చేయలేదనుకో కరెక్ట్ టైయానికీ. మనమేమో క్యాషె చేతిలో క్యారీ చేయలేము. ఇలాంటి టైంలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కద మరి?
హుహు. అవునండి. చాలా అండి. అసలు చాలా అంటే చాలా, ఈ ఫోన్‌పే యూపీఐ మీద మనం డిపెండ్ అయిపోయి ఉన్నాము. రీసెంట్‌గా జరిగింది ఏంటంటే, మాములుగా బ్లింకిట్ ఇవన్నీ మాకు అలవాటు అయిపోయాయి. ఆహ్, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడము, పేమెంట్స్ చేయడము. అయితే ఒకసారి ఫిజికల్‌గా వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితొచ్సింది. అక్కడ స్కానర్ లేదు ఓన్లీ క్యాష్ యాక్సెప్టెడ్ అన్నమాట..
అవును. అవును. ఓకె. అవును. ఇలాంటివి కూడా మనకి, ఎక్కడో ఒక దగ్గర ఏంటంటే వాళ్ళు 'క్యాష్ ఓన్లీ యాక్సెప్టెడ్, నో స్కానర్' అంటారు. క సరే ఒకవేళ స్కానర్ పెట్టినా సరే, ఏదో ఒక చిన్న బ్యాంక్ ఇష్యూస్ వచ్చిందనుకో మనం పేమెంట్ చేయలేం. మనం ఏంటి ఫోన్‌పే ఉంది క్యాష్ ఏమి అవసరం లేదు అన్న ధైర్యంతో వెళ్తాం ఎక్కడికైనా సరే. ఇలాంటి సమయంలో అనిపిస్తుంది "అబ్బా! ఛీ ఈ ఫోన్‌పే‌లు ఎందుకు ఉన్నాయో ఏమో డబ్బులు పెట్టుకుంటే సరిగ్గా మంచిగుండేది" అన్న సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఎదుర్కొన్నారా?
అవును. అవును. అవునవును. అవునండి. ఉన్న కూడా ప్రాబ్లమే అండి. ఇప్పుడు 500 నోటుంటే రూ. 20, 30‌కి చేంజ్ ఎవరు ఇస్తారు? అవునా, కాదా? సో డబ్బులు ఉండాలి, మళ్ళీ తగిన చేంజ్ కూడా ఉండాలి. ఇంత ప్రెషర్ ఉంటది. కాబట్టి ఎంతోకొంత క్యాష్ పెట్టుకోవడం చాలా మంచిదండి. ముఖ్యంగా మనకి యూపీఐ పేమెంట్స్ అవ్వనప్పుడు ఎప్పుడన్నా ఆహ్, ఆటోస్‌లోనో, క్యాబ్స్‌లోనో వెళ్తుంటాము. అప్పుడు ఫెయిల్ అని వస్తది. అప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం కద. ఇంక అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఒక 200, 300 అన్న దగ్గర పెట్టుకుంటే మనకి ఫిజికల్‌గా ఏదైనా పని చేయనప్పుడు కూడా పేమెంట్స్‌కి ఈసీ అయిపోతుంది. నేను అలానే చేస్తున్నాను ఇప్పుడు, అంటే నా ఫోన్ పౌచ్ ఉంటది కదా! ఫోన్ పౌచ్ ఫోన్‌కి పౌచ్‌కి మధ్యలో ఉండే స్పేస్‌లో క్యాష్ పెడతాను కొంచెం ఎక్కువ కాదు, 200, 300 అట్లీస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ‌కి యూజ్ అవుతది.
అది కూడా నిజమే. అవును. అవును. అవును. హ్మ్, నిజం. నిజం. హ్మ్. హ్మ్. ఒకె ఏదన్నా పేమెంట్స్ అవ్వని టైం‌లో, అవి యూజ్ చేయొచ్చు అని చెప్పా?
ఖచ్చితంగా అండి. చాలా హెల్ప్ అయింది కూడా నాకు 2, 3 టైమ్సు. ఏంటంటే ఒకసారి ఆటో‌లో వెళ్ళాను, నాకు అంటే వాళ్ళ సైడ్ 'సర్వర్ బిజీ' అని వస్తుంది స్కాన్ చేసినప్పుడు కాబట్టి పేమెంట్ అవ్వట్లేదు ఇంకా చూసి చూసి చూసి మన టైం వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ కదా. రూ. 90 ఏమో అయింది 100 నోట్ తీసి ఇచ్చేసాను అయిపోయింది అంటే రూ. 10 పోయినా పర్లేదు, కానీ మనకు ఏంటంటే అట్‌లీస్ట్ టైం సేవ్ అయింది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాము. అలా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది ఎప్పటికి. ఇంక సో మనం చేంజ్ పెట్టుకోవాలి.
సూపర్ అండి. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. అది కరక్టె. మరేంటంటే, చాలామంది ఇప్పుడు మనం బీటెక్ స్టూడెంట్స్‌ని చూస్తూ ఉంటున్నాము. లేకపోతే ఇంటర్ స్టూడెంట్స్ అయినా సరే, సెమ్ ఎగ్జామ్స్ రా వచ్చిన వెంటనే చాట్‌జిపిటికి ప్రాంప్ట్‌ట్లు ఇవ్వడం స్టార్ట్ జేస్తారనమాట. నోట్స్ అంతా పెట్టేసి సిలబస్ అంతా ఆహ్, ఆహ్, గివ్ ఆన్సర్స్ ఇన్ ఏ టూ లైన్స్ లేకపోతే గివ్ సింపుల్ ఆన్సర్స్ ఇన్ సింపుల్ వర్డ్స్ అని జెప్పి. చాట్‌జిపిటికి వెరైటీ వెరైటీ ప్రాంప్ట్‌ట్లు అనేవి ఇస్తూ ఉంటారు. ఇలా మీరు ఎప్పుడైనా చేసారా?
యాహ్! యాహ్! యాహ్! అవునండి. యాక్చువలీ నేను చాలా ఫీల్ అవుతున్నాను అండి. చాట్‌జిపిటి నేను చదువుకున్నప్పుడు ఎందుకు లేదు అని. ఎందుకంటే ఇంత మంచి ఏఐ టెక్నాలజీ. ఇంత మంచి టూల్స్ మా అప్పుడు లేకుండే అనమాట. ఏమున్నా సరే ఒక గూగుల్ ఉండేది అప్పుడు. పర్లేదు అద్ అదన్నా ఉంది. మేము ఏదైనా సెర్చ్ చేయడానికి కానీ గూగుల్ అడ్వాన్స్ పేజ్ వుండే.
అయ్యో! అవును. ఏదో కొంచెమన్నా సహాయం జేసింది అది కూడా.
అవును. ఇంత అడ్వాన్స్ లేకుండే. అప్పుడు గూగుల్ గూడా ఏంటంటే ఓన్లీ వెబ్‌సైట్స్ వచ్చేవి కొడితే. ఇప్పుటిలాగా ఏఐ లాగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది గాదు. ఇంకోటి ఏంటంటే, చాట్‌జిపిటి ఇప్పుడు మేము వృత్తి పరంగా యూజ్ చేస్తున్నాము. అంటే ఆహ్, ఆహ్, నేను ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్‌స్టిట్యూషన్‌లోనే వర్క్ జేస్తాను. టీచింగ్ ఫ్యాకల్టీ‌గా. కాబట్టి నాకు ఒక్కొక్క స్టూడెంట్‌కి అనిటోట్స్ ఇవ్వాలి. వాళ్ళకి రివ్యూస్ రాయాలి. ఆహ్, వాళ్ళ గురించి టెస్టిమోనియల్స్ ఇవ్వాలి. పేరెంట్స్‌కి ఏంటంటే ఒక స్టూడెంట్...
అవును. అవును. ఓకే. ఎలా? ఓకే.
చాలా హైపర్ యాక్టివ్. చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అయితే నేను దాని గురించి 2, 3 లైన్స్‌లో రాయాలి గదా! ఏదో ఒక సోది. కాబట్టి ఆహ్, మెయిన్ మెయిను ఒక వర్డ్స్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో, అది పెట్టేస్తే వాళ్ళే ఇచ్చేస్తారు ఆప్ సెంటెన్స్ రూపంలో కాపీ జేసి పేస్ట్ జేయడమే ఇంక.
హ్మ్. అవును. ఓకే. హ్మ్. ఇలా కూడా మీరు యూజ్ చేసుకుంటున్నారు. సరేలెండి! మీ కాలేజీ టైమ్‌లో లేకపోతే ఏంటి? ఇప్పుడైనా మీరు వాడుతున్నారు. అది ఓకే, కదా!
యాహ్! యాహ్! ఆ! థాంక్స్ అండీ. ఇప్పటికైనా ఉంది కదా!
హ్మ్. అవును. మరి ఏంటంటే, చాలా మంది పిల్లలు ఈ ఆన్‌లైన్‌లో చూపించే అంటే, ఇప్పుడు నేను కూడా అంతే చేస్తానన్నమాట, ఎగ్జామ్స్ రాంగానే ఆ పిడిఎఫ్ అనేది పెట్టేసి అడుగుతుంటాను. కానీ, కొన్ని సార్లు మ్యాథ్స్‌కి సంబంధించిన దాంట్లో, అంత అక్యురేట్‌గా ఉండవన్నమాట. ఆన్సర్‌లు ఇందులో. అప్పుడు ఆహ్, డబుల్ అంటే, ఇప్పుడు మ్యాథ్స్‌కి సంబంధించింది చేస్తున్నాం అనుకోండి, అంత అక్యురేట్‌గా రానప్పుడు ఏదన్నా ఆల్టర్నేటివ్‌గా చూసుకోవడం బెస్ట్ అంటారా? లేకపోతే, మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇ ఇచ్చి మనము ఆహ్, అక్యురేట్‌గా వచ్చేలాగా చేసుకోవచ్చంటారా?
అవునా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మ్యాథ్స్ స్టూడెంట్‌ని కాదు. సో, ఒకవేళ నాకు గుర్తున్న వరకు అయితే, మ్యాథ్స్‌లో నేను చేసింది లాస్టు మా ట్రిగ్నోమెంట్రీ, మాట్రిక్సేస్ ఆహ్, ఇంటిగ్రేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో, ఇలాంటివన్నీ చేసేటప్పుడు మనకి ఏంటంటే, ఇంత ప్రాంప్ట్స్ ఉన్న చాట్‌ జీపీటీ‌ని మీరు ఎలా వాడుతున్నారో నాకు తెలియదు మ్యాథ్స్‌లో. బట్, ఏంటంటే సొంత తెలివి అనేది ఉండాలండి. చాట్‌ జీపీటీ తోని సొల్యూషన్స్ తీసుకుంటూ పోతే, మనలో ఉన్న సోల్ సాల్వింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేది తగ్గుతది. సో, ఆహ్, ఎన్ని సార్లు రాంగ్ సొల్యూషన్ వచ్చినా సరే, 2, 3 రకాలుగా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ, స్టెప్స్ మారుస్తూ, అలా ట్రై చేస్తేనే కొంచం, కొంచం ఇన్నో‌వేటివ్‌గా క్రియేటివ్‌గా ఆహ్, అంటే, యాక్చువల్ ఆన్సర్ వైపు వెళ్తాం, అని నేను అనుకుంటున్నాను. అంటే, ఆర్గానిక్‌గా చేయాల్సినది మ్యాథ్స్. ఏంటంటే, ఈ థియరెటికల్ ఏమన్నా ఉన్నా కూడా, చాట్‌ జీపీటీ ద్వారా ఆహ్, మనము కొంచెం అటు ఇటుగా క్లాసిఫికేషన్స్ టాక్సానమీస్ ఇలాంటివి చేయొచ్చు. బట్, వెన్ ఇట్ కమ్స్‌ టు మ్యాథ్స్ అండి, మ్యాథ్స్ ఐ నాకైతే అంటే, నేనైతే ఆహ్, పర్సనల్‌గా అనుకుంటున్నాను. చాట్‌ జీపీటీ ద్వారా అంటే, వాళ్ళు పాయింట్స్, పాయింట్స్ ఎక్స్‌ప్లేన్ చేస్తారండి.
ఓకే. హ్మ్. ఓకే. అవును. అవును. నిజమే. హ్మ్. అవును. హ్మ్. ఓకే. అంత ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటే, బెస్ట్ అంటారు. లైక్ కొంచెం మనకి ఈ టాపిక్ గురించి
చేస్తే కూడా బెటరే, అయితే అట్లీస్ట్ మనం మ్మ్ బ్రెయిన్ వాడి అప్పుడు రాకపోతే, అప్పుడు వాడడం బెస్టు. లేజీ‌గా ఏంటంటే, ముందే అన్ని పాయింట్స్, అన్ని స్టెప్స్ చూసేసుకొని, ఒక ఏమంటారు రెడీ‌మేడ్‌గా అలా కాకుండా, కొంచెం వర్క్ చేయాలని.
ఓకే. హ్మ్. అదే. అర్థమైంది. ఓకే. మరీ ఈ ఆన్‌లైన్ ఆహ్, టెక్నాలజీస్ కానివ్వండి, మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు చాట్‌ జీపిటీ కానీ, జెమినీ ఎ‌ఐ కానీ, వీటిని కరెక్ట్ వే‌లో కంటే, రాంగ్ వే‌లో యూజ్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఎక్కువయ్యారు. ఎలా అంటే, ఒకటి రీసెంట్ విషయం నేను చూసిందేంటంటే, ఒక అబ్బాయి ఆహ్, టైగర్ వోచ్చినట్టు వాళ్ళ గల్లీ ఫోటో తీసుకొని, అక్కడ టైగర్ వచ్చినట్టు చాట్ జిపిటి‌ని అడిగితే, చాట్ జిపిటి పేట్టిచింది. అది ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయటం వల్ల, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి, ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారనమాట. నిజంగా, వోచ్చింది టైగర్ అనుకోని.
యాహ్! యాహ్! ట్రూ. ఓకే. అయ్యో! ఎంత టైం వేస్ట్ అసలు ఇక్కడ?
ఇలాగే తప్పుగా వాడుకుంటున్న వాళ్ళూ ఉన్నారు కదా! మరి, ఇలా ఎవరినైనా మీరు చూశారా, ఇలా రాంగ్ వేలో యూజ్ చేస్తున్నావు, ఇట్లా ఎవరికైనా మీరు చెప్పడానికి ట్రై చేశారా, ఎలా యూజ్ చేయాలి దీనికి, ఎలా అని?
లేదు, లేదు. రాంగ్‌గా ఎవరన్నా యూజ్ చేసినా, మనకు చెప్పరొచ్చి నేను రాంగ్‌గా యూజ్ చేస్తున్నానని. సో, ఆహ్, నేనైతేను యాహ్, మీరు చెప్పినట్టు డీప్ ఫేక్ వీడియోసు గానియండి. ఇప్పుడు ఈ వీడియోస్ ఏదొచ్చిన కూడా, ఇది స్క్రోల్ జేసేటప్పుడు, ఏది ఏఐయో, ఏది ఒరిజిన‌లో అర్థం కావట్లేదు. అంత న్యాచురల్‌గా కూడా ఉంటున్నాయి. ఆత్ అటు ఏఐకి థాంక్స్ చెప్పాలా, లేకపోతే ఏఐని తిట్టాలా అర్థం కాదప్పుడూ. ఆహ్, ఏంటంటే దాన్ని నిజంగానే అంటే ఆహ్, మనకి మనం రూల్స్ పెట్టుకోని, ఆహ్, అంటే, పాజిటివ్‌గా యూజ్ చేయాలి. ఇలా ఒకరిని డీఫెమేషన్‌గా చేసేటట్టు, ఇంకొకరిని బాధ పెట్టేటట్టు, చేయొద్దు. ఇపుడక్కడ ఫొ ఫారెస్ట్ ఆఫీసర్స్‌కిబ్బందే కదా! ఎవరైతే వచ్చారో, టైం వేస్ట్ ఇంకొకరికి. సో, అలా ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ ఫన్ కోసం వాళ్ళేమనా చేసుకోచ్చు. ఓకే! వేరే వాళ్ళకి టైం వేస్ట్ చేస్తూ, లేకపోతే ఇంకొక వాళ్ళని భయపెడుతూ, ఏవో బ్లాక్‌మెయిల్ చేస్తూ, లేకపోతే ఇంక యేది కూడా ఆహ్, ఎంకరేజ్ చేయకూడదు. ఖచ్చితంగా తగని శిక్ష అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే, లీగల్‌గా ఇప్పుడు ఏఐని ఇన్‌సెన్సిటివ్‌గా వాడిన వాళ్ళ మీద కేసెస్ కూడా పెట్టొచ్చు కాబట్టి, చాలా జాగ్రత్త. యువత కూడా ఆహ్, నా దగ్గర పవరుంది కదా, నాకు ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, అని ఏది పడితే అది చేస్తే, వాళ్ళు చిక్కుల్లో పడడం అనేది ఖాయం అండి.
అవును. అది నిజమే. అవును. నిజంగా. హ్మ్. అవును. <chuckles> అవును. నిజంగానే. అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. అవునండి. చాలా అంటే, వీటి మీద కొంతమంది ఏంటంటే, ఫోటోస్ పెట్టేసి, నాకు అలా కావాలి, ఇలా కావాలి, ఆ వెరైటీతో కావాలి, అని చెప్పి చాలామంది ఆహ్, గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి, జెమినీ ఏఐలో చె ట్రై చేస్తున్నారు.
ఆ! జెమిని ఏఐ ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో. <chuckles>
అది కూడా చాలా, చాలా డేంజరస్ అని చెప్పి, కూడా న్యూస్ ఇచ్చారు. అలా పెట్టొద్దు
అంటే, డేటా కలెక్ట్ చేసుకుంటారు. అవునవును. చెప్పారు చాలా డేంజర్ అని. నేనైతే వాడలే దాన్ని. <chuckles> నేనైతే వాడలేదు.
హ్మ్. అవును. మరి కొన్ని హ్మ్. నిజంగా అది ఎవరు వాడకూడదు. ఎంత జాగ్రత్తగా ఉండాలో, అంత జాగ్రత్తగా ఉండాలి అన్నమాట, అవి వాడేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆన్‌లైను ఇప్పుడు బాగా ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పి, ఫేస్‌బుక్ ఇవి చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి ఇప్పుడు, ఆన్‌లైన్‌లో ట్విట్టర్ కానివ్వండి ఇవన్నీ. సో, ఇవి ఎలా అంటే, కొంతమంది చదువుకుందాం, అని చెప్పి ఓపెన్ చేసినా సరే, ఆ రీల్స్ చూసుకోవడం గానివ్వండి, ఆన్‌లైన్‌లోనే టైం అంతా గడిపేస్తున్నారు. డిస్ట్రాక్ష డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు బాగా పిల్లలందరూ. సో, ఇలా అవ్వకుండా వాళ్ళ ఆహ్, అంటే, ఇప్పుడు అది పిల్లలైనా సరే కానివ్వండి, లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళైనా సరే కానివ్వండి, కొంచెం ఏదైనా వర్క్ కోసం తీసుకున్న సరే, తొందరగా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఇలా మీరు ఎప్పుడైనా డిస్ట్రాక్ట్ అయ్యారా?
అవును. అవునవును. ఖచ్చితంగా. అవును. అవును. ఈసీ డిస్ట్రాక్షన్ అయిపోతుంది. అవును. అవునండి. ఓకే. యాహ్! యాహ్! యాహ్! అవుతామండి. అది చాలా సహజం, సిద్ధంగా అవ్ అయిపోతుంటాము. అయితే ఏంటంటే ఇట్ డిపెండ్స్ అండి, నేను ఏద్ ఏ వర్క్ కోసం అయితే నేను ట్రై చేస్తూ డిస్‌ట్రాక్ట్ అవుతున్నానో, నాకు తెలిసే అవుతాను డిస్‌ట్రాక్ట్. అంటే ఇప్పుడు డిస్‌ట్రాక్ట్ అవ్వడం ఓకె అన్నప్పుడే, నన్ను నేను డిస్‌ట్రాక్ట్ చేసుకుంటాను. లేదు ఇది ఏంటంటే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఇప్పుడు నేను ఈ వర్క్ చేస్తేనే ఆహ్, సాల్వ్ అయితది, లేకపోతే నేను ఖచ్చితంగా ఆహ్, డిస్‌ట్రాక్ట్ అవ్వొద్దు అని, నాకు నేను పెట్టుకుంటే అయితే ప అవ్వనండి. <smacks lips> అది మన సంకల్పాన్ని బట్టి ఉంటది. యాహ్!
హ్మ్. హ్మ్. అవును. టుప్రా అండీ. నిజంగా. అవును. అంటే అది ఒకవేళ అన్‌ఇంపార్టెంట్ తర్వాతైనా చేసుకోవచ్చు, అన్నప్పుడు మనం చూసుకున్న బాధ లేదు. కాని ఏదన్న ఇంపార్టెంట్ మ్యాటర్‌ని పక్కకి పెట్టేసి, లేదు నాకు టైంపాసే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళని ఇంకేం చేయలేం అన్నమాట. అలానే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు.
అవును. యాహ్! యాహ్! అలా కాకున్నా యాహ్! అలా కాకున్నా, మనం దేనికి మన ప్రయారిటీస్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆహ్, డిస్‌ట్రాక్ట్ ఫోన్ చూడడం ఎవరికి ఇష్టం ఉండదు? స్క్రోల్ చేయడం. కాకపోతే దానికి ఒక టైం పెట్టుకొని, మనకి ఏది ఇంపార్టెంట్, వర్క్ ఇంపార్టెంటా? ఫ్యామిలీ టైమ్ ఇంపార్టెంటా? ఇప్పుడు నువ్వు ఇంకే ఏది ఇంపార్టెంట్ ప్రయారిటీ మనకు మనం తెలుసుకొని, దానికి తగ్గట్టు మనము బిహేవ్ చేస్తుంటే అంటే, ఆహ్, ఒకదానికి ఎంత ఇంప్ ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తూ, ఇంకో దగ్గర ఎంజాయ్ చేషీనా పర్లేదు. అదే ఆ బాలన్స్ లేకుండా
అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్, అవును. టైం అనేది ఈక్వల్‌గా డివైడ్ చేసుకోమంటున్నారు, అంతే కద! ప్రతి దానికి ఈక్వల్‌గా చేసుకోవాలి.
అవును. బాలన్స్ లేకుండా మొత్తము ఫోన్ మీదనే ఉంటే గనుక, ఇంకా ప్రొడక్టివిటీ అనేది ఏం ఉండదు. టైం వేస్ట్ అవుతూ ఉంటది. ఇంకేం చేయలేం లైఫ్‌లో నెక్స్ట్ స్టెప్‌కి ఎళ్ళలేము.
అవునండి. కరెక్ట్‌గా చెప్పారు. మరి కొంతమంది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానివ్వండి, వీళ్ళు ఆహ్, ఆన్‌లైన్ బిజినెస్సె‌స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు హౌస్ వైఫ్స్. అంటే, వాళ్ళకి కూడా ఏదో ఒకటి ట్రై చేయాలి అని చెప్పి, ఈ ఆన్‌లైన్ నుంచి హెల్ప్ తీసుకొని, కొన్ని ఆన్‌లైన్ బిజినెస్సెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. రీసెల్లింగ్ కానివ్వండి, మీషో సెల్లింగ్ కానివ్వండి, సో ఇలాంటివనేవి ఆహ్, వాళ్ళు కరెక్ట్ డెసిషన్ అంటారా? అంటే, ఇలా ఆహ్, ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేయడం అనేది ఓకే అంటారా, మీ ఉద్దేశ్యం ప్రకారము?
అవును. యెస్. ఓకే అండి. ఏ ఎవరికి ఉండాలి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని, ఒక బడ్జెట్ పెట్టుకొని స్టార్ట్ చేయడంలో తప్పేం లేదు, రిస్కేం లేదు, మహా అంటే కొన్ని డబ్బులు పోతాయేమో స్టార్టింగ్‌లో, మిగిలిపోయిన చీరలు ఇచ్చేసినా పర్వాలేదు, కాకపోతే ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది. ప్రతి స్టెప్‌లో మనం నేర్చుకొంటాం. లైఫ్ లెసన్స్, ఎక్కడ తప్పు చేసినాము? ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? పోనీ ఒక వేళ వర్కౌట్ అయితే, ఎందుకు ఇంత తొందరగా సక్సెస్ వచ్చింది? అనేది అనలైజ్ చేసుకొని, దానికి తగ్గట్టుగా ముందుకు ఎళ్ళిపోతూ ఉండాలి. అలా అని ఒక సారి ఫెయిల్యూర్ రాంగానే కృంగిపోకుండా, ఇంకొక వేలో కూడా ట్రై చేస్తూ, అలానే కొన్ని తెలుసుకోవాలి.
హ్మ్. అవును. హ్మ్. ఓకే. అవును. హ్మ్. ఇది కరెక్ట్ అండి. అంటే, కొంతమంది ఏంటంటే ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే ఇంక మనం అలాగా మన వల్ల కాదు, మనం చేయలేమని చెప్పి ఫిక్స్ అయిపోతారన్నమాట. ఇంక వేస్ట్ దాని మీద మనము ప్రయత్నించినా అని. కానీ, ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినా సరే, మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎక్కడ తప్పు పోయింది? ఎక్కడ మిస్టేక్ చేశాం, అని చెప్పి? వాళ్ళు వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ దాన్ని ఆహ్, ట్రై చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది.
అవునండి. యాహ్! యాహ్! అవునండి. యెస్. యెస్. యాహ్!
చాలా బాగా చెప్పారండి మీరు. చాలా అంటే, ఎలా ఆన్‌లైన్‌లో కొన్ని మీరు చెప్పినట్టు తాత్కాలికంగా ఉంటుంది అని చెప్పారు కదా! నిజంగా కొంతమంది సరైన దారిలో యూస్ చేసుకుంటే ఆన్‌లైన్నీ, ప్రతి విషయంలో మనకి సహాయం అనేది పడుతుంది. ఆన్‌లైన్‌లో చదువు కానివ్వండి, బిజినెస్ పెట్టాలన్నా కానివ్వండి, ఎలాంటి హెల్ప్ అయినా సరే మనకి దక్కుతుంది. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు.
అవునండి. యాహ్! యాహ్! నిజమే‌నండి. అవును. ధన్యవాదాలు.